మీకసలు సంగీతం మీద ఆహ్, ఇష్టం ఎప్పటినుంచి ఎక్కువైంది? అలాగే మీరు మొదటగా విన్న మ్యూజిక్ జ్ఞాపకం ఏదో వివరిస్తారా?
ఖచ్చితంగాను. నా చిన్నప్పుడైతే, నాకు చిరంజీవి గారి పాటలు అని చెప్పేసనంటే, బాగా ఇష్టమన్నమాట. అంటే చిరంజీవి అనే వ్యక్తి నాకైతే తెలియదైతే ఫస్ట్ నుంచి కూడాను.
ఉహూ. ఓకే. ఓకే. ఫస్ట్ ఓన్లీ సాంగ్సే వింటుంటారా?
కానీ ఫస్టయితే మాత్రం నేను, 'ఆట కవ్వాలా, పాట కావాలా' అని చెప్పేసని, అన్నయ్య సినిమాలో పాటుంటదన్నమాట.
హుహూ.
హ్మ్. ఎప్పుడు చూసినా గాని పాట ఆ పాట పాడుతనే ఉండేవాన్నంట నేనైతే మాత్రం. నాకా పాట అర్థం కూడా తెలీదు.
ఎందులో వినేవాళ్ళు మీరు?
ఏంటండి?
ఎందులో వినేవాళ్ళు మీరప్పుడు?
అప్పట్లోనా? ఇది దీంట్లో వచ్చేది రేడియోలో వచ్చేది పద్దాకలా.
హ్మ్. రేడియోనా! ఓకే, ఓకే. అవును. ఓకే.
అవును. అంటే చిన్నప్పుడు నే నాకు తెలిసది 1900 సంథింగ్ ఎంతో చిల్లరలో వచ్చిందండది. నేను పుట్టిందైతే 1996 <giggles> పుట్టాన్నేను. దాని తర్వాత ఒక 5 సంవత్సరాలు, రెండువేల 2000 అనుకుంటలేండి. 2000, 2001 ఆ టైమ్‌లో అనుకుంటా.
హ్మ్. అవునవును. ఓకే, ఓకే. ఓకే. ఓకే. సో, అది, అది ఫస్ట్ విని మీకు నచ్చిందా ఆ సాంగు? 'ఆట కావాలా.'
'అన్నయ్య' సినిమా రిలీజ్ అయింది. చాలా బాగా నచ్చింది. చాలా బాగా నచ్చింది.
తర్వాత మీరు ఓన్లీ ఆడియో విన్నారు కదా! వీడియో ఎప్పుడు చూసారది?
వీడియో, మా నాన్న తర్వాత టీవీ కొనుక్కొచ్చాడు. బ్లాక్ అండ్ వైట్ టివి దాంట్లో చూసానన్నమాట నేను.
హుహు. ఓకే. ఏది నచ్చింది రెండిట్లో?
ఈ రెండిట్లో చూసిన తర్వాతే, ఇంకా వీడియో చూసిన తర్వాత నేనైతే నిజంగా ఆ షర్ట్ బటన్‌లన్నీ తీసేసేసి, ఇంట్లో టవల్ ఉంటే టవల్ పెట్టుకొని కట్టుకొని డాన్స్ వేస్తా ఉండేవాడినన్నమాట.
<giggles> <chuckles> హ్మ్. అంతేలెండి. ఆయన ఎనర్జీ అలాంటిది. కంటేజియస్. యాహ్! యాహ్! యాహ్!
ఆ! అంతల, అంతలా ఇంపాక్టనేది చూయించింది. నాబా ఆ ఎనర్జీ‌ని మ్యాచ్ చేయటం ఎవరి వల్ల కాదు. ఆళ్ళ కొడుకే ఒప్పుకుంటారు.
ఓకే. సో, అలా మీరు ఫస్ట్ టైమ్ విన్న సాంగ్ చిరంజీవి‌ది కదా! తర్వాత, తర్వాత మీ మ్యూజిక్ టేస్ట్ అనేది ఎలా ఎవల్యూషన్‌గా మారింది? అంటే ఇప్పుడు హ్మ్. హ్మ్.
హ్మ్. అవును. ఇక్కడ ఎవల్యూషన్ అని చెప్పేసనంటే తర్వాత, తర్వాతగా అర్థం చేసుకోవటం మొదలుపెట్టాను పాటని.
హ్మ్. ఓకే. లిరిక్ వైసా? ఓకే.
ఆ! లిరిక్ వైస్‌గా కాకపోయినా గాని, ఇదీ కొంచెం బాగుంటది. హీరో, హీరోయిన్‌లేయ్యాల్సింది. ఇది ఐటెమ్ సాంగ్, ఇది ఇన్ట్రోడక్షన్ సాంగ్ అన్నట్టుగా ఇలాగ అర్థమైపోయిందన్నమాట మొత్తం అంతా.
హ్మ్. హ్మ్. ఆహా! ఓకే. ఓహ్! ఓకే. అది సిట్యుయేషన్ ఏ సిట్యుయేషన్‌లో వచ్చిన సాంగ్ ఇది అన్నట్టు మీకు అర్థం అయిపోయింది అన్నమాట.
హ్మ్. ఖచ్చితంగా! అర్థమైపోయింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమాలు చూసుకోండి. ఫస్ట్, ఫస్ట్ సాంగు ఇదివరకు సినిమాల్లో చూసుకుంటే గనక, ఖచ్చితంగాను ఆయన సమాజానికి సంబంధించిన సాంగ్స్ మాత్రమే పెట్టేవాళ్ళు.
హ్మ్. హ్మ్. హుహు. ఓకే.
హ్మ్. ఎందుకంటే, ఆహ్, ఇండియా మొత్తంలో కూడా ఈ యాక్టర్స్ అందరూ తీసుకుంటే గనుక, ఆయనొక్కళ్ళే సమాజానికి సంబంధించి, పాటలనేవి సినిమాల్లో పెట్టడం జరిగింది. ఆయన వల్లనే జరిగిందన్నమాట మొత్తం అంతా.
హ్మ్. హ్మ్. అంటే ఉదాహరణ చెప్పండి సమాజానికి సంబంధించిన సాంగ్ అంటే?
ఏ మేరా జహా! అని చెప్పేసని ఒక సాంగ్ ఉంటదండి. 'ఖుషి' సినిమాలో. హ్మ్. ఏ మేరా ఆషియా, ఏ ఘర్ మేర ఆషియా అని చెప్పేసని చెప్తారు. అంటే ఈ అఖండ భారతదేశం ఏదైతే ఉందో, మొత్తం అంతా కూడాను ఈ ఇక్కడ ఉంది అన్నట్టుగా చెప్పడం అన్నమాట. ఆషియాలో ఖండంలో ఉంది. ఈ అంటే ఈ భారతదేశం అనేది ఇదివరకు మొత్తం చూసుకుంటే గనుక ఆఫ్ఘనిస్తాన్ కానీ, కజికిస్థాన్ గాని, ఇయన్నీ కూడా కలిసిపోయి ఉండేవి. తెలుసు కదా!
హ్మ్. హుహు. ఓకే. హ్మ్. హ్మ్. హ్మ్. యహ్. యహ్. యహ్. ఓకే.
ఆ! అది దాని ఉద్దేశం అన్నమాట, మొత్తం అంతా కూడాను. ఆ రూట్స్ అనేయి మొత్తం అంత దూరం ఎళ్ళినియ్యి అని చెప్పేసని. ఇప్పుడు అర్థమైంది లెండి ఇంతకు ముందుల ఏమి అర్థం కాదది.
ఓకే. <chuckles> అవునవును. కానీ చాలా కూల్‌గా ఉంటది పాడడానికి అది. అవును హిందీ పాటనే.
ఆ! అది కూడాను అది హిందీ పాట. ఆ! అది హిందీ పాటింకా, ఆ!
ఆ తెలుగు హిందీ హిందీ రాని వాళ్ళు కూడా పాడేసేవాళ్ళుని ఎందుకంటే అన్ని సార్లు విని, విని హిందీ సాంగ్ కూడా మనకు వచ్చేస్తుంటది కదా! సో, అలా. హ్మ్.
ఖచ్చితంగాను. అవును. ఇంకా ఆ సినిమాలో కూడాను, మంచి ఊపొచ్చే సాంగోటుంటది 'గజ్జగల్లు మన్నాదిరో గుండె జల్లు మన్నాదిరో' అని చెప్పేసని. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! ఇంటి దగ్గర ఆ అమ్మాయిలు ఉంటే మా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళండి. చిన్నప్పుడు ఇంటి పక్కన అమ్మాయిలు ఆళ్ళందరూ ఉంటే, వాళ్ళతో పాటు పాడుకుంతా డాన్స్ వేసేవాడిని నేనైతే.
ఆ! <giggles> అవునవును. హ్మ్. హ్మ్. 'గజ్జ ఘల్లు మన్నాదిరోనా?' అయితే, మీరు ఎలాగో 'ఖుషి' అన్నారు గదా! ఓకే. నాకొక జ్ఞాపకమొచ్చింది. అందులో 'అమ్మాయే సన్నగా అరె నవ్వే నవ్వగ' అంటారు గదా! అయితే అది అరనవ్వు అనేది సన్నగా గదా? <giggles>
హ్మ్. అదైటం సాంగన్న సంగతి కూడా నాకు తెలీదది. అవును. అవును. నాకదే అనిపిచ్చిందండి. చిన్నప్పట నుంచి కూడాను. ఎలాగా పాజిబిలిటీ ఏంటి అని చెప్పేసననేది.
<laughs> నేను గూడా అమ్మాయి సన్నగానా? నేనేమనుకునేదాన్నంటే, అమ్మాయే సన్నగా, సన్నగున్న అమ్మాయి. <giggles>
'అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా.'
<giggles> యాహ్! యాహ్! అవును. నాకు గూడా స తర్వాతర్థమైంది. నవ్వూని సన్నగా అంటున్నాడు, అమ్మాయిని సన్నగా గాదు. యాహ్! అదే. అదే. ఇంకా, ఇంకోటుంది, 'ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే' అని. ఆ! <chuckles> ఓకే. ఓకే. ఓకే. ఓకే.
తర్వాతర్థమైంది. హ్మ్. అది. ఆ తర్వాత అర్థమైందనమాట. ఫస్ట్, ఫస్ట్ అమ్మాయి సన్నగా అనంటారేంటి? నిజంగానే సన్నగానే ఉంది భూమిక అనే అమ్మాయి. <chuckles> ఆ! ఆ తర్వాత అర్థమైందనమాట. ఆ! అంత స్లో సాంగ్స్ నా వల్ల కాదండి. నాకు కొంచం ఊపుండాలి ఏదన్నా గానీ. ఆహా! దాని తర్వాతా 'నాగ' సినిమా 'ఎన్టీఆర్‌' గారిది తెలుసా మీకు?
ఐ థింక్ ఆ! చాలా. అది ఫ్లాపనుకుంటా గదా! నాకంత గుర్తులేదసలు స్టోరీ గూడా గుర్తులేదు.
ఫ్లాపే, కానీ ఆ సినిమాలోది ఒక పాటటుంటదనమాట. ఇంచు ఇంచు ముద్దు పెట్టే ఇష్టమున్నదా, లేక ఇంగిలీషు ముద్దు పెట్టె కష్టమున్నదా అని చెప్పేసని, అదొక ఊపుండే సాంగండి డ్రమ్స్‌తోటొస్తది మ్యూజిక్క్
ఓకే. ఆ! అప్పుడు 'జెమినీ మ్యూజిక్‌'లో ఒస్తుండే. విన్నా, విన్నా. యాహ్!
అబ్బబ్బబ్బబ్బబ్బా! ఏముంఉండేదండి పాట మాత్రం నిజంగా అస్సలకీ. అంటే, ఇక్కడ చూడండి, ఈ మ్యూజిక్ టేస్టనేది ఎలా ఉంది అని చెప్పేసనంటే, అదొక హుక్ వర్డనేది పెట్టుకుంటున్నాను పాటలో నేను.
ఎస్, ఎస్, ఎస్.
హ్మ్. ఆ హుక్ లైన్ అనేది ఏదైతే ఉందో, ఆ హుక్ లైన్ అనేది పట్టేసుకుంటున్నాను నేను ఇక్కడ పాటల్లో.
అయితే హ్మ్. ఓకే, ఓకే. మీకు బాలకృష్ణ సాంగ్స్ ఇష్టమా? 'నరసింహనాయుడు', 'సమరసింహ రెడ్డి' టైమ్‌లో బాగా మంచి మంచి సాంగ్స్ వచ్చాయి కదా! మీకు అందులో ఏదైనా నచ్చిందా?
అంతా ఇ ఇన్‌స్పైర్ అయ్యేవాడినండి. ఆ! అవును. ఈ హ్మ్ 'బాలకృష్ణ' గారు ఏంటంటే, నాకు చాలా ఇష్టము వాస్తవంగా అయితే. ఆయన సినిమాలు ఇప్పటికి కూడా నేను చూస్తాను. నా చిన్నప్పటినుంచి కూడాను 'బాలకృష్ణ' గారి సినిమా రిలీజ్ అయింది అని చెప్పేసానంటే, మా బాబాయ్ ఫ్యాన్ అన్నమాట 'బాలకృష్ణ' గారికి.
సిమ్రాన్‌తో. ఓకే. హ్మ్, హ్మ్. ఓకే. కానీ బాగుంటాయి అంటే, ఇప్పుడు అప్పట్లో సాంగ్స్ చూసుకుంటే 'ని నిన్నే కుట్టేసినది మొన్నే కొట్టేసినది, మళ్ళీ కుట్టేసిన'
హా! చాలా బాగుంటాయి పాటలు. ఆ! అయన్నీ కూడా 'గడ్డి చీమ' అని చెప్పేసి అని ఆ పాట కూడాను చాలా బాగుంటది.
నేను నవ్వుకునేదాన్ని అసలు, ఎందుకు రాసిండ్రు అసలు.
అది ఇంకొక పాట ఉండేదండి చిన్నప్పుడు తెగ పాడేవాడిని 'బాలకృష్ణ' గారిది హాయి హాయి హాయి హాయి అని చెప్పేసి అనుకుంటా!
నువ్వు నాకు నచ్చావో‌యి వలపు వల‌యి. <chuckles> ఓకే, ఓకే.
ఆ! ఆ పా‌టే అన్నమాట. ఆ పాట కూడాను ఇద్దరు చాలా బాగుంటారు స్మార్ట్‌గా ఉంటారు. 'శ్రియ' గారును, ఆహ్, 'బాలకృష్ణ' గారు కూడాను. లైట్‌గా గడ్డం ఉండి, నాకు ఇప్పటికి కూడాను గుర్తుందన్నమాట, ఆ విజువల్స్ అనేయి అ‌యన్నీ కూడాను.
హ్మ్. ఓకే. ఓకే.
ఆ! లైట్‌గా గడ్డం ఉండి ఎంత స్మార్ట్‌గా ఉంటారంటే అంత స్మార్ట్‌గా ఉంటారు బాలకృష్ణ గారు.
మీరు అవును. నిజంగా బాగుంటారు. ఈవ ఇప్పుడు కొంచెం ఓల్డ్ అయిపోయి ఇలా ఉన్నారు గాని అప్పట్లో హ్యాండ్‌సమే. హ్మ్.
అవును. ఇంకొక పాట చెప్తాను క్రేజీ అసలు చిన్నప్పుడైతే తెగ పాడేవాడిని నేనైతే. నాకా పాట చూసి సబ్బు కావాలి నాకని చెప్పేసని అడిగాను. లక్స్ పాపా లక్స్ పాపా లంచ్ కోస్తావా? లడ్డే తినిపిస్తావా? <chuckles> లడ్డే కొరికిస్తావా? ఆహ్, ఈ పాటయితే మాత్రం నిజంగా నాకు లక్స్ సబ్బే కావాలి అని చెప్పేసని అడిగిన ప్రా రోజులన్నమాట అయన్నీ కూడాను.
హుహు. ఓకే. <laughs> యాహ్! లిల్లీ పువ్వుంటి సోకు <chuckles> <chuckles> అవునవును. చాలా బాగుంటాయి. ఓకే.
హ్మ్. అస్సల నిజంగా అలా చాలా అక్కడ అది అక్కడితోటి ఆగిపోతే
నాకు మీరు సబ్బనగానే నాకు ఒకటి గుర్తొచ్చింది ఏంటి తెలుసా? సబ్బవరం పిల్ల మేము సబ్బులోల్లం కాదా! <laughs>
ఆ! ఆ! అయన్నీ కూడాను. ఏంటి సినిమా అండది? నువ్వూ ఏదో ఉంటదది.
<chuckles> యాహ్! గాజువాక పిల్లా. 'నువ్వు నేను.'
'గాజువాక పిల్ల మేము గాజులోల్లం కాదా?' ఏ సినిమాలోదిది పాట? ఉదయ్ కిరణ్ గారిది. నువ్వు నేను. ఓకే. ఓకే. ఆర్పీ పట్నాయక్ గారనుకుంటా మ్యూజిక్.
హ్మ్. అవును. 'నువ్వు నేను. నువ్వు నేను.' అవును. హ్మ్. అవును. అసలు ఆయన మ్యూజిక్ టేస్ట్ కూడా చాలా బాగుంటది. ఆయనా పాడితే కూడా వాయిస్ ఈజీగా తెలిసిపోతది. యాహ్!
వాస్తవంగా, వాస్తవంగా చెప్పనా అండి! నిన్న రాత్రి నేను ఒక మ్యూజిక్ కోసం వెతుకుతా ఉన్నాను.
ఓకె.
ఓకె. ఆ సినిమా తరుణ్ గారు అండ్ ఆర్తి అగర్వాల్, లయ ఉంటారు. ఆ సినిమా పేరు నాకు గుర్తుకు రావట్లేదది.
హుహుహు. ఓకె.
ఆ! ఆ సినిమాలో ఒక బీజీఎమ్ ఉంటది. టడడాడా అని చెప్పేసనుకుంటూ వస్తదండి ఆ మ్యూజిక్ అది రావట్లేదు నాకు నోటికి.
అది 'నువ్వు లేక నేను లేను' మూవీ మీరు చెప్తుంది.
ఆ! 'నువ్వు లేక నేను లేను.' ఎంత బాగుంటదంటే, ఆ పాటలు కాని, ఏదన్నా గాని అసలికి సినిమాలో, ఆ మ్యూజిక్‌కి ఒక్కొక్కసారి ఆర్తి అగర్వాల్ గారు, నువ్వే నువ్ నువ్వు లేక సంథింగ్ ఏదో వస్తది, నువ్వే నచ్చావని అనుకుంటా.
హ్మ్. అవును. అవునవును. చాలా బాగుంటది. హ్మ్. <chuckles> ఓకె.
ఆ మ్యూజిక్ ఏదో వస్తది బ్యాక్‌గ్రౌండ్‌లో ఆ బ్యా బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్ కోసం తెగ చూసేవాడిని ఆ పాటైతే మాత్రం. ఆ సినిమా తెగ చూసేవాడిని నేనైతే వస్తన్న ప్రతిసారి కూడాను. ఆ!
ఓకె. ఓకె. ఓకె. ఇంకా హ్మ్.
ఇప్పుడు మరీ తర్వాత తర్వాతగా ట్రాన్స్‌ఫార్మ్ అయిపోతా ఉంది మొత్తం అంతా కూడానూ. ఇంకా ట్రాన్స్‌ఫార్మ్ అయిపోతుంటే నేనేం చేశాను ఇంకా ఈ బీజీఎమ్‌లున్నయి చూసారా?
హ్మ్. హుహు. యాహ్! యాహ్! బిజీఎమ్ అనేది సి సినిమాకి ప్రాణమనే చెప్పాలి.
యాహ్! ఈ బీజీఎమ్‌లు ఫస్ట్ ఫస్ట్, ఫస్ట్ నేనైతే బీజీఎమ్‌కి ఫ్యాన్ అయిపోయిన సినిమా మాత్రం 'స్టాలిన్.'
'స్టాలిన్,' చిరంజీవి స్టాలినా?
చిరంజీవి గారి స్టాలినే ఎంత బాగుంటదని అంటే, ఏమి లేదనండి జస్ట్ ఒక ఇన్స్ట్రుమెంట్స్ అంతే డ్రమ్స్ ఇన్స్ట్రుమెంట్ <smacks lips> ఇలా కూడా కొట్టొచ్చా అని చెప్పేసి అనిపించిన మ్యూజిక్ అనమాట అదంతా కూడాను.
ఓకే. ఓకే. హ్మ్. హ్మ్.
<humming> టున్ టన్ టన్ టన్ టున్ టన్ టన్ టన్ అని చెప్పేసి అని వచ్చి ఎనకమాల కొమ్ము బూరలూదీన శబ్దం అన్నమాట.
ఓకే. హ్మ్.
ఆ కళ్ళు అలా చూపించినప్పుడు మీకు ఆ! విజువల్ వచ్చి ఉండాలి నాకు తెలిసి నీ ఇప్పడుకు. <giggles>
ఓకే. ఆ! లేదు రాలేదు. ఆహ్, అంటే నేను చూసాను. ఏ లేలే నేను చూసాను. కానీ కర్ సడెన్‌గా స్ట్రైక్ అవ్వట్లే ఈ మధ్య కాలంలో కొత్త సి హ్మ్.
చూడలేదా సినిమా మీరు? అవునా! ఇప్పటి దాకా కూడాను తెలుగు సినిమా ఇండస్ట్రీలో బెస్ట్ బిజిఎమ్‌కొచ్చింది అని చెప్పేసి అంటే ఫస్ట్ ఫస్ట్ ఉండే బిజిఎమ్ ఏదైనా ఉంది అని చెప్పేసి ఆనంటే అది 'స్టాలిన్' మాత్రమే.
అవునా! అయితే ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి చూస్తాను. ఎందుకైనా సరే.
ఆ! మణిశర్మ గారిది. మీరు యూట్యూబ్‌లో కొట్టి చూడండి బెస్ట్ బిజిఎమ్‌స్ ఆఫ్ తెలుగు సినిమా అని చెప్పేసని. స్టాలిన్ సినిమా ఫస్ట్ వస్తది ఖచ్చితంగా.
ఓకే. ఓకే. ఓకే. నైస్.
అంత! బాగుంటది అన్నమాట నేను అప్పటినుంచే బిజిఎమ్‌లనేయి చూడటం మొదలుపెట్టా. అబ్బా! ఏం కొట్టారు రా బాబోయ్ అని చెప్పేసి అనుకో నేనైతే మాత్రం.
ఓకే. ఇం ఇంకా హ్మ్. చెప్పండి.
హ్మ్. కానీ లవ్ సాంగ్స్ అనేది తర్వాత తర్వాతగా ఇంకా 'స్టాలిన్' సినిమా అయిపోయింది, స్కూల్‌లో ఉన్నప్పుడు 'స్టాలిన్' సినిమా రిలీజ్ అయింది. ఇంక అప్పటినుంచి కూడాను లవ్ సాంగ్స్ అనేది ట్రెండ్ నేను స్టార్ట్ చేసుకున్నాను. ఎందుకనంటే ఆహ్, చిన్నప్పటి దాకా అంటే లవ్ గాని, రొమాన్స్ కానీ, అట్లాంటివన్నీ ఏమి తెలీదు. ఒకసారి ఇంటర్మీడియట్‌కొచ్చిన తర్వాత అప్పుడప్పుడే ఆహ్, ఒక చెట్టుకు కాసిన మొగ్గల్లాగా ఉన్నాం అన్నమాట మేము.
హ్మ్. అవునండి. <giggles> ఓకే, ఓకే.
అవును. ఆ! అప్పుడప్పుడే, ఈ సినిమాలు రిలీజ్ అవుతా ఉన్నాయి. మంచి, మంచి సినిమాలు ఆహ్, ఎలాగంటే 'త్రీ' సినిమా రిలీజ్ అయింది.
చెప్పండి. ఏవో. హ్మ్. ఓకే.
దాంట్లో, ఎంత బాగుంటాయండి పాటలు మాత్రం అస్సలకి నిజంగా చెప్తున్నా కదా! ఇప్పటికి కూడా నా ఫేవరెట్ ఆల్బమ్ అన్నమాట మొత్తం అంతా గాని. 'వై దిస్ కొలవరి డి, వైస్ కొలవరి డి' అది ఒక ప్రైవేట్ సాంగ్‌లా రిలీజ్ చేద్దాం అనుకున్నా గాని సినిమాలో ఇరికిచ్చారు దాన్ని తీసుకొచ్చి. కాకపోతే, దాంట్లో ఒక పాట ఉంటదండి. ఏ కాకై నిలిచున్న పోవద్దే బొమ్మ పో అని చెప్పేసని అది ఉంటదనమాట.
హ్మ్. ఓకే. అవును. ఓకే.
ఆ! ఆ పాట కూడా, చాలా బాగుంటది అస్సలకి. ఒక ఏడుపు వచ్చేస్తది తెలుసా? నీవల్లే నేనున్నదే అని చెప్పేసి అనుకోని, ఆ లిరిక్ వస్తది అక్కడ లేపుతాడు అనిరుద్.
హుహు. హుహు. హ్మ్. అవునవును.
ఎలా లేపుతాడంటే, అలా లేపి వదిలిపెడతాడు. మీరు చూసారా ఆ పాట?
అసలు హ్మ్. ఆ! గుర్తు రావట్లేదు చాలా రోజులు అయింది. ఇది కూడా చూసి. ఏంటంటే, ఇప్పుడు చాలా వచ్చేసినాయి కదా! ఇవన్నీ <smacks lips> కొత్త, కొత్త మ్యూజిక్, కొత్త, కొత్త మూవీస్ చూసి, చూసి అన్ని మిక్స్ అయిపోయినాయి అన్నమాట. సడెన్‌గా పాతవి అంతకు ముందువి గుర్తు రావట్లేదు.
అవునా? అంటే ఇక్కడ ఇక్కడ చూస్తే గనక, పాతవి అని చెప్పేసి అనుకున్నా గాని, ఆహ్, లిరిక్ అనేది ఉంది చూసారా, ఇదివరకు చూడండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సరే, ఇప్పుడేదో కొంచెం జనాలకి నాలెడ్జ్ అది ఇది పెరిగిపోయి ఇవన్నీ కూడాను, పాత సినిమాల్లో పాటలన్నిటిలో కూడాను డబుల్ మీనింగులేఎతికేస్తా ఉన్నారు. కానీ, ఆ పాటలు ఎంత బాగుండేవి అంటే, చిన్నప్పుడు పాడుకునే ఉండే నాకు అది అర్థం తెలియదు వాస్తవంగా. తెల్ల తెల్లని చీర అని చెప్పేసి అనుకోని ఆ పాట ఉండేదన్నమాట. 'వెంకటేష్' గారిది అను దాని పేరు తెలీదు నాకు.
హ్మ్. <giggles> హ్మ్. హుహు. హ్మ్. అవును. హ్మ్. ఏమో నాకు గుర్తులేదు.
యాహ్! అవును మా ఏ మీకు కూడా గుర్తులేదా? వదిలేసేయండి అయితే. <laughs> ఆ!
<laughs> ఓకే. అయితే, ఓహ్! నాగార్జునాది
అయితే, ఆ పాట కూడా‌ను చాలా బాగా వినేవాడిని.
అవునా? అప్పట్లో మీకు 'రాజా' మూవీ తెలుసా? నాకు పాటలు అనంగానే, నాకు 'రాజా' మూవీ తెల్ గుర్తొస్తది. అసలు ఏం సాంగ్స్ అండి బాబు! అసలు ఆ సాంగ్స్, ఆ బిజిఎము, లాస్ట్‌కి ఆ! అవునవును. అసలు చాలా మంచి సాంగ్సు.
హ్మ్. 'రాజా' మూవీ తెలుసు. హుహు. చాలా బాగుంటాయి కదా! 'జ్ఞాపకాలే మైమరపు.' హ్మ్. దీంట్లో ఏం గుర్తు రావట్లేదా మీకు మరి? ఏంటి డౌట్‌లేమి రావట్లేదా, జ్ఞాపకాలే మైమరుపు అన్నప్పుడు?
పాటల పల్లవికై ఆ! ఆ! అది గుర్తొచ్చింది. వాళ్ళ మమ్మీ సాంగ్ కదా! ఆమె పాడేది. యహ్! యహ్! యహ్! చాలా బావుంటది.
అవునా! అవును. ఏదో ప్రియ రాగం పిలిచింది వేలా. <laughs> ఏదో ఒక రాగమా? ఏదో ప్రియ రాగం కాదా? <laughs> చానాళ్లు అయిపోయింది లెండి. ఎప్పుడో బీసీ కాలంలో పాటలు అయన్ని కూడాను.
ఏదో ఒక రాగం. కాదు. <laughs> అయితే, లాస్ట్‌కి రాజా ఆటో డ్రైవర్ వేషంలో నిల్చున్నప్పుడు ఆమె ర రండి రాజా అన్నప్పుడు ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ <chuckles> అసలు యహ్! <laughs> అవునవును. అసలు చాలా బావుంటాయి. ఆ సా ఆ సాంగ్స్ కూడా ఇం ఇంకా ఇప్పుడేలా అనిపిస్తుంది?
ఆ! మ్యూజిక్ వస్తది కదా! బిజిఎము ఇప్పటికి, కూడాను ఈ మీమ్స్‌లో వాడుతా ఉంటారు, వెళ్ళు మామ్మ నిన్నే పిలిచేది అని చెప్పేసి అనుకుంటా. <chuckles> అవును. మరి ఇప్పుడు పెళ్లి అని చెప్పేసని, పెళ్లి గురించి పెళ్లి గురించి మాత్రం ఇదివరకి ఒక పాట మాత్రం ఖచ్చితంగా! ఉండేది.
ఆ! పాతదా? కొత్తదా?
హ్మ్. పాతదొకటి, ఇంకోటి తర్వాత ఇంకా వచ్చిందన్నమాట చెప్తాను చూడండి.
అదే 'మురారి' మూవీ‌లో వస్తది కదా! <chuckles>
ఎస్ ఎగ్జాక్ట్‌లీ. నేను ఇప్పటికి కూడా వింటాను తెలుసా ఆ పాట. నేను మొన్న ఈ మధ్యన మాది ఏమంటారు దీన్ని, మా పెళ్లి జరిగింది. అంటే మా పెళ్లి అని అంటే నాది మా ఆవిడది లెండి. <chuckles>
ఓకే. <laughs> యహ్! యహ్! ఎన్ని, ఎన్ని ఇయర్స్ అయింది అండి మ్యారేజ్ అయ్యి?
<chuckles> ఆ! ఆ పాట ఖచ్చితంగా ఆ! ఒక 3 సంవత్సరాలు అయింది పెళ్లి అయ్యి.
ఓకే. ఓకే.
హ్మ్. నాకు ఖచ్చితంగా ఆ పాట కావాలి అని చెప్పేసని అడిగి మరి పెట్టించుకున్నాను అన్నమాట. అది కూడా ఏంటి ఇన్‌స్ట్రుమెంటల్ సాంగు. అది ఇన్‌స్ట్రుమెంటల్ సాంగ్. పెట్టించుకున్నాను, ఆ పాట కావాలని చెప్పేసని ఖచ్చితంగా పెటించుకున్నాను. ఎందుకనంటే నాకు అది ఆహ్, ఆహ్, ఫీల్ కావాలి నాకు పాతకాలంలో జరిగింది. ఆహ్, 'మురారి' సినిమాలో నాకు పెళ్ళంటే, ఇలా జరిగిద్దా అని చెప్పేసని చూసిన సినిమా అనమాట ఫస్ట్ టైమ్ అది.
హుహు. హ్మ్. అవునవును. అసలు చి అప్పటి జనరేషన్ అందరికీ పెళ్ళంటే ఒక ఫాంటసీలా, పెళ్ళంటే ఇష్టంలాగా, కోరికలాగా మార్చిన సాంగ్ అది. అంత బ్యూటిఫుల్ ఉంటదా! అండ్ కృష్ణవంశి మూవీస్ కూడా ఫుల్ ఫ్యామిలీ, ఫ్యామిలీ మొత్తం ఇట్లా గుంపు, గుంపు పెట్టేస్తారండి. <chuckles> అవును.
ఆ! వాస్తవం. చాలా బాగుంటాయి. చాలా బాగుంటది. 'గోవిందుడు అందరివాడేలే' సినిమాల్లో కూడాను ఒక పాట ఉంటది. 'నీలి రంగు చీరలోన' అని చెప్పేసని ఎంత బాగుంటదంటే, అంత బాగుంటది ఆ పాట కూడాను. కాకపోతే, కొంచెం బ్యాక్‌లాష్ వచ్చింది దానికి ఏంటి అనంటే, అంత మంచి సాంగు ప్రకాష్ రాజ్ గారికి ఇచ్చారని చెప్పేసి అని.
ఆ! అస్ అసలు చాలా బాగుంటది. అవునండి. అవును. అంటే రామ్ చరణ్‌కి ఇచ్చేదుండేనా?
రామ్ చరణ్‌కిచ్చుంటే బాగుండేదని. మళ్ళా ఆ పాట ఇంకోటి 'రామ్ చరణ్' గారు చేసిన పాట కూడా బాగుంటదండి. గులాబీ కళ్ళు రెండు ముళ్ళు చేసి గుండెలోన గుచ్చుతున్నావే.
అవును. కాజల్ గూడా చాలా క్యూట్ ఉంటది ఆ సాంగ్‌లో.
అమ్మో! ఇంత క్యూట్ ఉంటదంటే నిజంగా అసలుకి వీళ్ళిద్దరి పెయిర్ చాలా బాగుంటది సినిమాలో. చూడటానికి కూడాను.
<giggles> అవును. అందుకే 3 చూసి చేసారు వాళ్ళిద్దరు. వ హిట్ పెయిర్ అనే చెప్పాలి.
హ్మ్. అవును. వాస్తవం అది. దాని తర్వాత బాగా విన్న సాంగ్ ఏదైనా ఉంది అని చెప్పేసనంటే 'పంచదార బొమ్మ బొమ్మ.'
ఆ! యాహ్! యాహ్!
ఇంకా ఒకటి కాదు, రెండు కాదు చెప్పుకుంటా పోతే ఇంక సినిమాలన్నీ కూడాను ఇంత బారొత్తది. మొత్తం అంతా కూడాను. ఆ! అసలు తనివి తీరదనమాట ఆ సినిమాలన్నీ చూస్తే గనుక. రాజమౌళి గారి సినిమాలు ఉన్నాయి, రాజమౌళి గారి సినిమాలో ఖచ్చితంగా ఒక మంచి రొమాంటిక్ సాంగ్ అనేది ఉంటది.
పంచదార 'మగధీర'. <giggles> అవునండి. యాహ్! యాహ్! అవును. ఓరోరి రాజా వీరాది వీరా నీతోనే నేను ఉండిపోన! <giggles> చాలా బాగుంటది అసలు.
హా! విరాది వీరా! నీతోనే అది. అలా ఉంటదన్నమాట. వచ్చేస్తాయి ఖచ్చితంగా ఆ పాటలన్నీ కూడాను. 'జుమ్ జుమ్ మాయ సాంగ్' ఎంత బావుంటది చెప్పండి. దాని మీనింగ్ పక్కన పెట్టేస్తే దాని పాట ఎంత బావుంటది అంటే అంత బావుంటదస్సలకి.
ఆ! అవునవును. అండ్ <chuckles> అవును. అవునవును చాలా బాగుంటది. అసలు కీరవాణి కూడా చాలా గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్. చాలా మంచి కంపోసిషను
ఆ! అలాగ. అవును వాస్తవం. ఈలాగా నా మ్యూజిక్ జర్నీ అనేది సాగిపోతా వచ్చిందన్నమాట మొత్తం అంత. ఒక్కళ్ళు కాదు, రెండు కాదు అంతా జరిగిపోయింది అలాగ. హ్మ్.
హ్మ్. హ్మ్. చాలా బాగుందండి. మీ టేస్ట్ అనేది మీ మొదటి జ్ఞాపకం నుంచి మీరెలా మీ టేస్ట్ మారింది? ఇప్పుడెలా వింటున్నారు అనేది బాగా వివరించానండి. తప్పకుండా మళ్ళీ కలుద్దామండి. ధన్యవాదాలు.
అవును. తప్పకుండా అండి. ధన్యవాదాలు.